ఆ! కలర్, కలర్, వాట్ కలర్. అవును. ఆ!
వాట్ కలర్. కలరు ఆ కలరు లేనిది చెప్తే వెళ్లి ఆహ్, టచ్ చేయాలి. టచ్ ఆ టైమ్‌లో టచ్ చేసే లోపు పట్టుకుంటే అవుట్టన్నమాట. అదే.
హ్మ్. హ్మ్. అవును. మళ్ళీ ఇంకొకడి గుర్తొచ్చింది నాకు. పిన్నీసాట అని చెప్పేసి ఆడేవాళ్ళు. మీకు తెలుసో లేదో మరి! ఆ! అది కూడా భలే ఉండేది. 2 టీములుగా డివైడ్ అయ్యి పెద్ద నేషనల్ ప్లేయర్స్ లాగా ఆడేవాళ్ళం. ఆ! అందులో యాక్టింగ్ అయితే ఒక్కొక్కళ్ళు ఏం జేసేవాళ్ళంటే, ఇప్పుడు మ ఇప్పుడు మన సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు గదా! యాక్టర్స్. వాళ్ళు బనికొచ్చేవాళ్ళు గాదు. పిన్నీస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని గూడా అంత నటించేసేవాళ్ళన్నమాట. ఆ ఆటల్లో మాత్రం.
అవును. అవునవును. అవును. ఐడియా కరెక్ట్. అవును. అవును. కరెక్ట్ అండి. ఆహా! పిల్లలకి. కరెక్టేనండి. కరెక్ట్. అవును. ఆ! అవును. తాడాటంటే హ్మ్, తాడాటని ఏమనేవాళ్ళు? పిల్లలు గదా, పిల్లలు ఆ టైమ్‌లో ఆహ్, దాన్ని తాడాట అనే స్కిపింగ్‌ని, స్కిపింగ్ అది వేరే. తాడాటంటే లాగుళ్ళు, పీకుళ్ళు. మీకు ఐడియా ఉందా లేదా? అంటే ఒక తాడుని కొ ఒక ఐదుగురు అటు, ఒక ఐదుగురు ఇటు పట్టుకొని ఈ లాగుతావుంటారు. ఒక్కలేమో ఇ ఒకళ్ళు ఇటు లాగుతారు, ఒకళ్ళు అటు లాగుతా ఉంటారు. ఆ!
హ్మ్. హ్మ్. లాగుళ్ళు, పీకుళ్ళు. అవును. అవును. ఆ! హ్మ్. హ్మ్, హ్మ్. అవును. ఆ! బావుండేది అసల ఆ రోజుల్లో ఆటలు 1 కాదు, 2 గాదు. ఏంటో రకరకాలుగా కనిపెడుతూ ఉండేవాళ్ళం. రకరకాల పేర్లు పెడుతూ ఉండేవాళ్ళం.
కర్చీఫ్ ఆటని. కర్చీఫ్ ఆటని ఆడిచేవారు. రౌండ్‌గా కూర్చొని గద్దొచ్చే కోడి పిల్ల ఆ!
ఆ! అవును. అది కూడా భలే ఉండేదసలు. కెర్చీఫ్ ఆట. అవును. ఆ!
ఆ! పోప్పు చారని. ఆ! పోప్పుచారంటే ఐదుగురుండాలి. 4 బాక్సులు గీసి ఒకళ్ళు అటు, ఇటు తిరుగుతా ఉంటారు. మారతా ఉంటారు. నిజంగానండి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత స్వీటు మెమోరీస్ అనె అనాలి. ద చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి. అలాగా స్క్రోల్ అవుతా ఉన్నాయి. అలా మాట్లాడు ఇంకా మీరు ఏదైనా కాలేజీ డేస్‌లో ఏమి ఆటలు ఆడేవారండి? కొంచెం అప్పుడు అది ఇప్పుడంటే చిన్న పిల్లలం గాబట్టి వీధి బయట ఆడతాం. లేదా స్కూల్‌లో అలా. మరి అప్పుడు కొంచెం మన టీనేజుంటది. టీనేజ్‌లో ఏమైనా గేమ్స్ ఆడారా, కాలేజిలో?
హ్మ్. హ్మ్. అవునవునవును. హ్మ్. అవునండి. అవును. హ్మ్. కా హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. ఆహా! ఆ! అవునండి. ఎందుకం ఆ! ఆడామండి. కాకపోతే ఇంక వయసు పెరిగే కొద్దీ ఈ గేమ్స్ అనేవి కొంచెం కొంచెం, కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చాయి. అంతేగాని ఆడడమైతే ఆపలేదులెండి. ఆ! వయసుకు తగ్గట్టు ఆడుతూ ఉండేవాళ్ళం. ఈ టీనేజ్‌కొచ్చిన తర్వాతయితే ఎక్కువ ఈ ఖోఖో, కబడ్డీ వైపు బాగా ఇంట్రెస్ట్ చూయిచాం అనమాట. అంటే చిన్నప్పుడంతా ఈ చిన్న పిల్లలటలు ఆడాం గదా! మళ్ళీ ఇవి పెద్దయ్యాక ఆడితే కొంచెం ఎగతాళి జాస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళే.
హ్మ్. కబడ్డీ. కరెక్ట్ అండి. అంతేగా.